ఆ! హ్మ్, ఆ! సో మాకు మా కంపెనీలో గూడా ఆహ్, చాలా వరకు చాలా సార్లు జరిగింది.
హ్మ్. ఆ! మీరు కంపెనీ‌లో చేస్తన్నారండి?
ఆ! చేస్తున్నాను. నేను గూడా ఒక ఐ ఐ ఐ ఐటీ ఎంప్లాయీ‌ని అన్‌ఫార్చునేట్‌గా అందరిలాగానే.
ఓకే. అన్‌ఫార్చునేట్‌గాండి. అయ్యో! సరే అండి. సరే అండి చెప్పండి.
<chuckles> ఆహ్, <chuckles> సో, ఆహ, హ్మ్, అంతే అం అందరి దగ్గర లాగానే మాకూడా ఒక ట్రెడిషను అయి ఉంటది టీమ్‌లో. నాకొక 4, 5 సంవత్సరాలు అయినట్టుంది ఇప్పటికి నేను కార్పొరేట్‌లో ఉండి. <sniffs> హ్మ్. సో ఆహ్, జరిగినాయి పాట్‌లాక్లు బానే జరిగినాయి. అయితే నా దగ్గర ఒక అనుభవం ఉందన్నమాట ఓకే. ఏమైందంటే నాకు ఆహ్, నాకు తెలిసి నేను సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్ న వ పూర్తవుతున్న టైంలో ఆహ్, 2023, 22 జరిగిన జరిగిన సిట్యుయేషనిది ఆహ్, హ్మ్, పాట్‌లక్ పెట్టారు ఓకే. అప్పటికేంటంటే నే నాకు వంట నేర్చుకుందే లాక్ డౌన్ తరువాత <smacks lips> అంటే ఆహ్, అప్పుడు నేను జాబ్‌లో జాయినయ్యాను కాబట్టి హైదరాబాద్ రావాల్సొచ్చింది. సో నేనిక్కడే ఉండాలి కాబట్టి నా వంట నేను నేర్చుకోవాలి అన్న రీతిలో ఉనా ఉన్నానన్నమాట బేసిక్‌గా.
ఓకే. ఆహా! ఆ! అండి. ఓకే. అంటే ఏమైందండి? ఓకే. ఆహా! ఆహా! అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు లాక్‌డౌన్‌లో ఇంట్లోనే నేర్చుకోవాల్సింది గదండీ! ఎలగో ఖాళీగా ఉన్నారు కదా! ఏమో ప్రయోగాలు చేస్తుంటారు కదా! మీ అమ్మాయిలేప్పుడు.
ఆహ్, హ్మ్. ఆహ్ అయి లేదండి. అసలు ఛీ! అట్లా అసల నాకింట్రెస్టె లేదు. వాస్తవంగా చెప్పాలంటే. వంటలు చేయాలి అట్లా ఏమి లాక్‌డౌన్ అంతా బాగానే ఆ! అవసరం నేర్పుతది కదా! మరి ఏదైనా జీవితంలో. <chuckles>
<chuckles> కానింక తప్పలేదు లాస్ట్‌లోయితే. అంతేనా? నిజమే కదండీ మరి. <chuckles>
సో అవసరం ఒచ్చింది. సో నేర్చుకోవాలి గాబట్టి నేను అప్పుడే కొంచెం ఫూడ్దేంటి? అసలు ఏం నేర్చుకోవాలి? ఎలాంటి కర్రీస్ చేయాలి? అని మా మమ్మీ ఉదయం లేవడం ఒకటి ఫిక్స్ అవ్వడం మమ్మీకి కాల్ చేయటం ఇట్లా ఇట్లా చేయమని చెప్తది అట్లా చేసేదాన్ని. అట్లా అట్లా అట్లా ఎంతో కొంత ఏంటంటే ఒక టైప్ ఆఫ్ మెన్యూ నాకు నేను తయారు చేసుకున్న. ఓకే, ఎందుకంటే ఆ హెల్దీ మెన్యూ అన్నట్టు నాకు నా నాకు ఓకే నేనోక్కదాన్నే తినేటట్టు <sniffs> మహా అంటే మా తమ్ముడు నాతో ఉంటారనమాట. సో, వాడికి నాకు ఆ! ఎట్లా ఇష్టమైతే నేను అలా నేర్చుకున్నా వంట ఓకే. అండ్ మా ఇద్దరికి కూడా పెద్ద పట్టింపులుండవు. ఆ! ఇలా చేయాలి, అలా చేయాలని. అయితే అదే టైంలో ఏంటి నాకు పాట్లక్ ఉంటదని తెలిదు. <smacks lips> అసలిది ఒక ప్రాసెసుంటది అని తెలిదు నాకు. ఆ రోజున నాకు వంట నేను జస్ట్ నాకోసం నేను నేర్చుకున్న ఒక 3, 4 నెలకి పాట్‌లాకని తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నారు? ప్రతి బ్ ఆ! ప్ర పాట్లకంటే అప్పుడు ఫస్ట్ విన్న ఓహ్! అచ్చా పాట్లక్ అంటే ఇట్లా ఉంటది ఇట్లా చేయాలా? ఓకే డన్! చెయ్యాలి. ఇప్పుడు వంట రా‌నోల పరిస్తేంటి అని అడిగినా. అయితే సీ వంట రాకపోయినా ఏదో ఒకటి చేసుకొని ఎవరో ఒకరు హెల్ప్‌తో అయితే చేయాలి ఎవరైనా పార్టిసిపేట్ జేయాలి అని ఫోర్స్ చేసారు. ఓకే.
ఆ! అండి. ఓకే. అదే అండి. హుహు. సడెన్‌గా చెప్పేసారనమాట. అదండి. ఆ! హ్మ్. ప కంపల్సరీ పక్కయితే చేయాలన్నారండి?

అయ్యయ్యో! <smacks lips> అసలు మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు అంటే అదృష్టవంతులు. చెప్పాలంటే.
తొందరగా మాడిపోయే కర్రీ అది. ఓకె. <chuckles> అది ఆ! దాని తరువాత ఎగ్ పులుసు ఇష్టం. నాకు ఎగ్‌ని పులుసు, ఉల్లిగడ్డల పులుసు చేస్తారు గదా! అది మొత్తం ఏంటంటే, ఒకరోజు ఎంత చేసినా నీళ్ల నీళ్లగానే ఉంటది. చిక్కగా రాదు. ఏమన్నా అంటే చింతపండు తక్కువేశానా ఏమో అర్థమే గాదు, ఆ ప్రాసెస్ అసలు. ఒకరోజు అది ఫెయిల్. సో, ఏంటంటే, ఫెయిల్యూర్ నుంచి నేను సక్సెస్ నేర్చేసుకున్నా అన్నమాట. ఎలా చేయాలి? ఇప్పుడు నేను
ఆహా! అదేలెండి. హ్మ్, మొత్ అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే, మీరు ఇప్పుడు ఈ వంటలున్నాయి గదా! ఒక వంట నుంచి మీరు ఫెయిల్ అయ్యి, దాన్ని మళ్లీ సరి చేసుకున్న వంట ఏమన్నా ఉందా అండి? మంచిగా. ఏవన్నా అలాంటి వంట ఏవన్నా ఉందా మీ లైఫ్‌లో?
హ్మ్. అన్నీ. అన్నీ. అన్నీ. ఇప్పుడు నేను చేసే ఎగ్ పులుసు ఉందా? ఆ ఉల్లిగడ్డల పులుసు మా తమ్ముడికి, మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అది.
ఓకే. ఆ! ఆహా! ఓకే అండి.
అది ఒకటి. నేను చేసే దొండకాయ కర్రీ ఒకటి, బీరకాయ కర్రీ నచ్చుతది, సొరకాయతో నచ్చుతది. సో, నేను పెసరపప్పుతో పాలకూర, పెసరపప్పు, మెంతికూర పెసరపప్పు, పెసరపప్పుతో చేస్తా. హెల్దీ అని చెప్పేసి పప్పు అనేది మా ఇంట్లో కందిపప్పు వాడకుండా. అసలు ఆ పెసరపప్పుని ఎలాంటి వాటర్ వేసి, నీళ్ల నీళ్లగా రాకుండా, అటు ఇది కాకుండా, అటు కాకుండా, గట్టికి కాకుండా, లూజ్ కాకుండా ఎంత వాటర్ వేసి ఉడికించాలని చెప్పేసి నాకు మాత్రమే తెలుసు.
అదేలెండి. ఆ! అండి. ఓకే. <chuckles> అదేలెండి.
మా మమ్మీ కూడా ఫెయిల్ అయింది. అట్లా. సో, నేను నేర్చుకున్నా. నాకు టైమ్ పట్టింది. బట్ నేర్చుకున్న వంటలు.
అంటే అండి మీరు ఇవన్ని వెజ్జే చెప్తున్నారు. నాన్‌వెజ్ ఏం చేయరా అండి అసలూ?
నాకు నాన్‌వెజ్ పెద్ద అంటే చికెన్ చేస్తాను. నాకు పెద్ద ఎందుకు మజా అనిపియ్యదండి. వెజ్‌లో ఉండే ప్రాసెస్ నాకు నాన్‌వెజ్‌లో అనిపియదు. సింపుల్ అనిపిస్తది నాకు నాన్‌వెజ్ అసలు యాక్చువల్‌గా. ఈసీగా చేసేయొచ్చు.
హుహు. నాన్‌వెజ్ నిజం చెప్పు అవును అండి. మీరు చెప్పింది నిజమే. నాన్‌వెజ్ ఎవరన్నా వండేస్తారు. ఈజీగా తినేస్తారు. ఎందుకంటే, ఈ ఉడకాలి అంత నీట్‌గా, ఉల్లిపాయలు వేసి, ఇవన్నీ ఆ! ఇవి అంటే రకరకాలు చేసి, చింతపండు
వెజ్ ఆ! వెజ్ కష్టం. హ్మ్. వెజ్‌కి ఒక్కొక్క, ఒక్కొక్క ఆ! అంతే. ఒక కాయగూరని అర్థం చేసుకోవాలి గదా! ఏ ఏ రేంజ్‌లో ఉడికించాలి? అది నాలెడ్జ్. మరి చికెన్ ఏముంది? ఎప్పుడు చికెనే.
<laughs> ఏంటండి కాయగూరలను అర్థం జేసుకోవాలంటారా?
ఆ! మరి ఇప్పుడు ఏ రేంజ్‌లో మనం దొండకాయని అర్థం చేసుకుంటామో, ఆ రేంజ్‌లోనే దాన్ని ఉడికిస్తాం. <laughs>
<gasps> <chuckles> నిజంలేండి. బావుందండి అసలు. <laughs> చా చాలా అంటే చాలా బావుందసలు. పాట్‌లక్ కోసం మీరు చేసే వంటకం గానీ, ఇవన్నీ అసలు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో బాగా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా బావుందండి. మళ్లీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.
తప్పకుండ మ్ తప్పకుండా మళ్ళీ మాట్లాడదామండి. ధన్యవాదాలు.